ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి జీతం అన్నది చాలా ఆనందాన్నిస్తదండి. ఎందుకంటే అది మొదటిసారి తనంతట తానే సంపాదించుకున్నది. అది వంద రూపాయలు కావచ్చు. రూ. 10 కావచ్చు. 10,000 కావచ్చండి. ఆహ్, ఆ రోజు పడినప్పుడు ఆళ్ళ ఆనందమే వేరేగా ఉంటదండి. చాలా సంతోషిస్తూ ఉంటారు. అలాగే అది వాడుకుంటున్నప్పుడు కూడా చాలా అనిపిస్తది. ఎందుకంటే, ఇది నేను ఎవరికీ లెక్క మనం లెక్క చెప్పనవసరం లేదండి. ఎందుకంటే మన డబ్బులు మనం వాడుకుంటాం కాబట్టి. ఒకేల లెక్క చెప్పాల్సొస్తే తల్లిదండ్రులకి. "ఏం చేసావురా నీ జీతం?" అంటే. అలా మీ జీవితంలో జరిగిన అనుభవం ఏమన్నా ఉందా? దాన్ని మాతో పంచుకోగలరా?
అవును. అవునండి. అవునవును. యాహ్! అండి. నా మొదటి జీతం అనంగానే నాకు గుర్తొచ్చేది ఆహ్, నాకు అంటే మనం చిన్నప్పటి నుంచి అంతా మన పేరెంట్సే చూసుకుంటారు గదా! మన పాకెట్ మనీ అదంతా. నాకు నా ఓన్ డబ్బులు అనేది కూడా నాకు తెలీదప్పటికి. <sniffs> అయితే ఇంటర్ అయిపోయినంక, మేము ఎంసెట్ కోచింగ్, ఎంసెట్ అయిపోయినంక ఎంసెట్‌కి, బీటెక్‌కి జాయిన్ అవ్వడానికి ఒక 6 మంత్స్ గ్యాప్ ఉంటది.
అవునండీ. అవును. ఓకె. ఓకె.
ఓకే. ఆ 6 మంత్స్ మనకప్పటి వరకు ఫుల్ ప్రెషర్ ఉండి చదువుకోవాలి, చదువుకోవాలి అనేసి టార్గెట్స్ పెట్టుకొని, సడెన్‌గా ఖాళీగా ఉండేసరికి మనకి హ్మ్, <clears throat> అర్థం కాదు. చాలా ఆహ్, బోర్ కొడతది. చాలా నిరుత్సాహంగా ఉంటది. అప్పుడూ మా ఇంటి దగ్గరొక ట్యూషనుండేదండి. ఆ ట్యూషన్ దగ్గర ఆహ్, మా టీచరన్నమాట. నేను ఆ ట్యూషన్‌లోనే చదివినను. అయితే, ఆ టీచర్ అన్నది, "ఖాళీగా ఉండకు అలా 6 మంత్స్. నా దగ్గరకొచ్చేసేయి ట్యూషన్‌కి. ఆహ్, చిన్న పిల్లలకి చెప్తువులే" అని చెప్పారు. ఇంకా అప్పుడు నేను ఆహ్, ఆ టీచర్ దగ్గరికెళ్లి చిన్న పిల్లలతో ఎంజాయ్ చేస్తూ, వాళ్ళతో ఆహ్, హోమ్‌వర్క్స్ చేయిస్తూ, వాళ్ళకేదైనా డౌట్స్ అడిగితే చెప్తూ, అలా నా మొదటి జీతం నేను తీసుకుంది ఆ ట్యూషన్ నుంచే. ఓకే. అయితే, ఆ టీచ్చరు నాకు ఇట్లా నేను డబ్బులిస్తాను, రమ్మని ఏమి చెప్పలేదు. మాములుగా వచ్చేసేయి అని చెప్పింది. అంటే నేను ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు తనేమన్నా ఇస్తదని. ఏదో క్యాజువల్‌గా ఇంట్లో బోర్ కొట్టకుండా ఏంటంటే, మా మమ్మీ కూడా అన్నది, ఇంటి పక్కనే ట్యూషను, ఎక్కడికో వెళ్లి చేసేది కాదు కదా! మహా అంటే, 2 మినిట్స్‌లో ఇంటికొచ్చేస్తాం కాబట్టి, ఇంకా, "సరే, వెళ్లి చేసుకో" అని చెప్పారు. ఇంకా నేను వెళ్లి చేశాను. 1 మంత్ అయ్యాక టీచ్చరు నాకు రూ. 1000 ఇచ్చారు. <giggles> అప్పుడు ఇంటరులో ఉన్నప్పుడే. యాహ్!
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓ ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఇంటరులో ఉన్నప్పుడే, రూ. 1000 అండి.
అవును. అవును. <giggles> అది చిన్న ట్యూషనన్నమాట, చిన్న జీతం. <chuckles> ఏదో నా సొంత మనీ నేను చూసిందయితే ఫస్ట్ టైమ్ అండి. మా మమ్మీ వాళ్ళు ఇచ్చింది కాకుండా, టూ ఫైవ్ హండ్రెడ్ నోట్స్.
అబ్బో! కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసారండి? మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? ఆ రూ. 1000 వస్తాయని?
ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. టీచరేమివ్వకుండానే కంటిన్యూ చేసేదాన్ని నేను. ఎందుకంటే, నేను నాకు బోర్ కొట్టి వెళ్తున్నా కదా! ఇంట్లో 6 మంత్స్ ఖాళీగా ఉండడం ఎందుకని.
ఓకే.
యాహ్! అందుకని నాకు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా టీచర్ 2,000 ఆహ్, 500 నోట్స్ ఇవ్వగానే, నేనైతే ఎంత సంతోషమంటే, నా మొదటి మనీ అది లైఫ్‌లోనే. యాహ్!
ఓకె. నిజంగానే ఆ పదివే ఆహ్ రూ. 1,000 కూడా 10,000 లెక్కన ఉంటాయండి ఒక్కొక్కళ్ళకి. అసలు ఎన్ని సార్లు చూసుకొనుంటారు మీరు అది చూసుకున్నారా అలాగా?
అవును. అబ్బో! చాలా సార్లు నేను నా మెత్త కింద పెట్టుకొని పడుకున్నాను ఆ రోజు అంతా. ఎందుకంటే, మన సొంతమండి, ఫ్యూచర్‌లో ఎంత సంపాదించినా, ఏమున్నా ఫస్ట్ జీతమనేది మనకి ఎంతో ఆహ్, స్ ఆనందాన్నిస్తుంది. ఎంతో ము గర్వంగా మనం ఫీల్ అవుతుంటాము. "ఇది నేను చేసినందుకు నాకిచ్చారు. మా మమ్మీ ఇచ్చింది కాదు, మా డ్యాడీ ఇచ్చింది కాదు, నాదిది" అనే ఫీలింగే అసలు చాలా బాగా అనిపించింది.
అవునండి. అయి ఓకె. మరి ఏం చేసారండి? మీ తల్లిదండ్రులకి ఇచ్చారా? లేకపోతే మీరే ఖర్చు పెట్టుకున్నారా ఏంటండి?
<chuckles> నేను యాక్చువల్లి ఎప్పటికి దాచుకుందామనుకున్నానవి ఆ డబ్బులూ. అయితే తరువాత నెక్స్ట్ మంత్ వెళ్ళాను, మళ్ళి 1,000 రూపాయలిచ్చారు. అలా నెక్స్ట్ మంతేళ్ళాను, మళ్ళి 1,000 రూపాయలిచ్చారు. 3 నెలలకి 3,000 నా నా దగ్గరయ్యాయి. ఓకే. అయితే ఇంక కాలేజ్‌ జాయిన్ అవ్వాల్సిన టైం దగ్గర పడుతుంది. అంటే నాకు బీటెక్‌కి జాయిన్ అవ్వాలి. అయితే బీటెక్ వెళ్ళడానికి ఏంటంటే ఆహ్, మంచి బట్టలుండాలి. <chuckles> ఎందుకంటే ఇంటర్‌లో ఎలా ఉన్నా నడిచిపోయీదండీ. ఆ ప్రెషర్స్‌కి, ఆ! టెన్షన్స్‌కి, ఎంసెట్‌లో ర్యాంక్ కొట్టాలన్న ఆ ప్రెషర్స్‌కి మనం పట్టించుకునే వాళ్ళం కాదు.
ఓకె. ఓకె. ఓకె. అవును. అంటే ఇప్పుడు మీరు ఇంటర్ అంటే కొన్ని యూనిఫామ్స్ కానీ, ఇలాగే రావాలి, రెండు జడల్లేసుకోవాలి, యూనిఫార్వేసుకోవాలి, ఇలాగని చెపుతూ ఉంట అలాగ ఉంటాయండి కొన్ని. అలాగ ఉన్నాయా మీకు ఇంటర్‌లో?
ఆ! లేదు లేదు. ఆహా! లేదు లేదు. అది 10థ్ ఉండే. రెండు జెడ్లు ఏసుకోవాలి, రిబ్బన్స్ ఏసుకోవాలి, యూనిఫార్మ్ వేసుకోవాలని. ఇంటర్‌లో సివిల్ డ్రెస్సే, కాకపోతే నాకు అంతగా లోకం గురించి పెద్ద ఐడియా లేకుండే అన్నమాట. నేను చాలా సింపుల్‌గా, చాలా సాదా సీదా ఒక ఊరమ్మాయిలాగా లిట్‌రల్లి వెళ్ళానన్నమాట.
ఓకె.
అయితే బీటెక్‌లో అలా కాదు కదా! ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్సు, బ్యాక్‌గ్రౌండ్సు
అవును. కొంచెం పే సర్కిల్ కూడా పెరుగుతుందండి.
అవునవును. ఖచ్చితంగా ఎక్కడెక్కడి నుంచో ఒస్తారు. చాలా గొప్పవాళ్ళొస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళొస్తారు, పూర్ వాళ్ళొస్తారు, అందరోస్తారు. ఒకటే దగ్గరికి. అయితే నాకేంటంటే మాది మిడిల్ క్లాసే, కాకపోతే అందరిలో నేను తగ్గకుండా అందరిలో నేనే ఏదో ఆహ్, చిన్నగా ఉండడం నాకిష్టం లేదు. సో, అందరిలో ఎక్కడ మనమెక్కడుంటే వాళ్ళలాగా ఉండడం మంచిది కదా! వాళ్ళకి అనుగుణంగా వేషధారణ కానియండి, భాష కానియండి. సో, అలా నేను అలవర్చుకోవడానికి నే మా మమ్మీని ఇంకో 3,000 అడిగాను. నా దగ్గర 3,000 ఉన్నాయి. ఇంకో 3,000 మా మమ్మీని అడిగితే ఇచ్చింది. ఇంకా నేను మా మమ్మీ ఎళ్లి ఫుల్లు షాపింగ్ చేసుకున్నాం.
అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. ఓకె. ఓకె. ఓకే. ఇంకో 3000కి ఇంకో 3000 చేసారు అయితే <chuckles> అండి.
యెస్. అయితే అప్పట్లో 3,000 ఇది ఎప్పుడండి? 2012 సంగతి నేను చెప్తున్నా. అప్పట్లో 6,000కి ఎన్ని బట్టలొచ్చేవి తెలుసా మీకు? <giggles> ఇప్పుడు 6,000 చాలా తక్కువ గాని, అప్పుడు
అవునండి. అవును. అసలు 2, 3 జతలొస్తాయండి ఇప్పుడయితే.
ఆ! ఇప్పుడంతే. అప్పుడైతే నేను చాలా ఒక 10, 12 తీసుకున్నాను మంచిగా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఆహ్, కాలేజికేసుకెళ్ళడానికి.
మీకు చిన్న చిన్న ఉదాహరణండి ఇక్కడండి. మీరు ఇప్పుడు పెద్దవాళ్ళూ ఒక 1,500లో షాపింగ్ చేశారనుకోండి.
యాహ్! యాహ్!
అదే పిల్లలకి 1,500లో షాపింగ్ చేయలేమండి. అసలు దొరకవండి 1,500లో. అలాగయిపోయిందండి.
<giggles> అవునండి. నిజమే నిజమే. ఇప్పుడు ఇంకా 2025కి ఒస్తే అసలు బ్రాండ్సని లేకపోతే కలర్సని లేకపోతే ఫ్యాబ్రికని ఎంత ప్రెషరుంటది. మన బడ్జెట్ ఒక, ఒక షాపింగ్‌కెళ్ళాలంటే భయమేసే పరిస్థితులొచ్చేసాయండి. ఎక్సైట్‌మెంటుండదు. ఒకప్పుడు షాపింగంటే ఎక్సైట్‌మెంటుండేది. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా సంతోషంగా జేస్తారు. నేనిదేసుకోవాలి, నేనది కొనుక్కుంటా, ఇది కొనుక్కుంటా అని. ఇప్పుడేంటంటే మాకు భయమేస్తుంది. అబ్బా! ఎన్ని వేలు ఖర్చయిపోతాయో <giggles> చేసేటప్పుడు బానే ఉంటది. చేసాక కూర్చొని అవన్నీ చూసేటప్పుడు అయ్యో! అయిపోయాయా అనిపిస్తది. యాహ్! అయ్
అవునండి. అవునండి. అవునండి. అవునవును. అవునండి. అవునండి. అయితే మీరే ఖర్చు పెట్టుకున్నారా అండి? మొదటి జీతం మీరు.
ఆ! డ డ్రెసెస్ కొనేషినాది అది అప్పుడు జీ
అంటే మీరు అంటే ఇంట్లో వాళ్ళు ఆహ్, మిమ్మ ఈ జీతం ఏది? ఏం చేసావు? అని ఇలా అడిగింది. అంటే ఇప్పుడు 3 నెలలు మీరు దాసారు కదా! ఈ 3 నెలల్లో వాళ్ళు ఏం జేసావు? ఏంటి అని అడిగారండి? లేదమ్మా ఒక
అవును. ఏం ఆ! అడిగింది. "ఖర్చు పెట్టావా?" అంటే లేదు. అలాగే ఉన్నాయి. ఆ నోట్ పెద్ద నోట్స్ కదా! ఇప్పుడు నాకు ఖర్చులేముంటాయప్పుడు. చిన్న చిన్న రీచార్జ్ కార్డ్ 20 రూపీసో, 30 రూపీసో, కొనుక్కొని ఏదైనా గప్‌చుప్ తీనాలంటే 10 రూపీస్ అంతే. అంతకన్నా మంచి పెద్ద లగ్జరీ ఏముండేది కాదు. అవిటికి మా మమ్మీ దగ్గరే తీసుకునేదాన్ని. నేను చెప్పాను. "నేను ఇవేం ఖర్చు చేయను. నేను దాచుకుంటాను" అంటే మా మమ్మీ కూడా సంతోషించింది. "సరేలే మాకు ఇవ్వకున్నా పర్లేదు. దాచుకున్నా ఓకే. ఖర్చు పెట్టకపోతే చాలు" అన్నట్టు తను ఊరుకుంది. ఇంకా డ్రెస్ విషయంలో కూడా తను ఏమి అడగగానే ఏం ఇవ్వలేదండి బాబు. 3,000 నేను చాలా కన్విన్స్ చేయాల్సొచ్చింది. ఎలా అంటే "కాలేజీ అంటే ఇలా ఉంటది అమ్మ. వాళ్ళందరూ బావుంటారు. వాళ్ళలాగా మనం కూడా ఉండాలి. ఆహ్, లేకపోతే వాళ్ళేంటంటే పల్లెటూరమ్మాయి అన్నట్టు నాతో ఫ్రెండ్‌షిప్ చెయ్యరు. నన్ను పక్కన పెట్టేస్తారు. ఆహ్, బావుండాలి అందరితో. కొత్తగా ఉంటది. కావాలంటే నువ్వొచ్చి జూడు" అని ఇలా చెప్తుంటే మా మమ్మీ చూసింది. ఎందుకంటే బస్సెక్కిస్తుండే కాలేజు బస్సు. అసలు భలే! ఫ్యాషన్‌గా ఉండేవాళ్ళందరూ. ఇంగప్పుడు చూసి సరేలే! నా కూతురు కూడా మంచిగా ఉండాలనుకుందో, మరేమనుకుందో. అప్పుడు ఒప్పుకుంది. సరే ఖర్చు పెట్టనివ్వు షాపింగ్‌కి చేయన్ వాడుకోమని వదిలేసింది. లేదంటే ఏమంత ఈజీ కాదు అలా.
అవునండి. అవునండి. అవ్ ఓకె. హ్మ్. ఓకె. ఓకె. <chuckles> అవునండి. ఓకె. అవునా! అవును. అయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు 3 నెలలలో, మీ మొదటి జీవితాన్ని ఆహ్, జీతాన్ని దాసారండి. అయితే దాసినప్పుడు కొన్ని ఈ 3 నెలలు ఇంట్లో, కొంచెం ఆర్థిక పరిస్థితులనేది అ కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. ఇబ్బంది పెడుతుంటాయి. అప్పుడు మీకనిపిచ్చిందా ఈ జీతాన్ని పట్టుకెళ్ళి ఇద్దాము. అది ఇలాంటి సందర్భమే. ఇలాంటివి రాలేదండి?
అలా. అవును. హుహు. యాహ్! <giggles> లేదు. లేదు. లేదు. లేదు. రాలేదు. ఎందుకంటే మా డ్యాడీ ఏంటంటే, ముందే తెచ్చి పెట్టేస్తారండి బాబు. మా దాంట్లో మా ఇంట్లో అంటే <smacks lips> మరీ ఆర్థిక పరిస్థితి బాలేకపోయే సందర్భాలు రాలేదు. మేబి అప్పుడు. <smacks lips> ఎందుకంటే ఆహ్, ఒకవేళ వచ్చినా కూడా 1,000తోని ఏమి అవ్వదు. ఆ! పెద్ద అమౌంట్
ఓకె. అవును. కానీ ఏదో ఉడత సహాయంలాగా ఏదో ఉంటది కదండీ!
లేదు లేదు. వాళ్ళు అడగలేదు. నాది నా వరకు రాదండి. నిజంగా ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సున్నా, వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మా మమ్మీ, డ్యాడీ. ఎప్పుడు మా వరకు రానివ్వలేదు. ఆ టెన్షను, ఆ షార్ట్ అయి ఉన్నాయి మనీ అనే టెన్షన్ మా వరకు రానివ్వలేదు వాళ్ళు. మాకైతే ఏది అబ్బా ఏది అడిగినా సరే కాదనకుండా ఎ రిక్వైర్‌మెంట్‌ని బట్టి. మేము గొప్ప గొప్పవి అడిగేవాళ్ళం కాదు. ఏంటంటే చిన్న చిన్న ఖర్చులే బుక్స్ ఎప్పుడైనా ఒక షాపింగు అంతే. మరీ ఇలా నాకు ఇంత డబ్బు కావాలి మా ఫ్రెండ్స్‌తో బయటకెళ్తున్నా, అల్ అల్ అంత మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళని కూడా. మేము అంత లైఫ్‌స్టైల్ గూడా లేదు మాకు. ఏంటంటే డైలీ టెన్నో 20 రూపీసో ఇచ్చేవాళ్ళు. హ్మ్, కాలేజి బస్సే, క బస్సు ఖర్చు కూడా ఉండదు. ఇలా ఎక్కుతామా అలా దిగమా అంతే. తీసుకెళ్ళేది టిఫిను బాక్సే. ఇంకెక్కడ ఖర్చవుతది మహా అంటే క్యాంటీన్‌లో తింటాం మేము. దానికి 20, 30 రూపీస్ సరిపోయేదప్పుడు.
ఓహ్! ఓకె. ఓకెండి. ఓకె. అవునండి. మీరు చెప్తుంటే ఒ సి ఒకా సినిమా గుర్తొస్తుందండి. బాలకృష్ణా సినిమా ఒకటి 'లక్ష్మీ నరసింహో' ఏదో ఉంటదండి. నాకేంముంటది బస్ ఎక్కడానికి రా తు రూ. 5, ఎళ్ళడానికి రూ. 5 ఓ అన్నం, పచ్చడి. సరిపోది. <laughs>
అద్ ఏది? ఓకే. <giggles> <giggles> <giggles> ఆ! అవునవును. ఆ ఆసీనుంటది, ఆ సీన్‌లో. ఆసిన్‌ గారితోటి. <chuckles>
అవునండి, అవును. అది గుర్తొస్తుందండి నాకైతే. అయితే మీ మొదటి జీతంతో కొనుకున్న బట్టలు ఇప్పడికి ఉన్నాయా?
అవునా! ఎందుకు ఉంటాయి అండి. అవెప్పుడో 10 ఏళ్ల కిందట గదా! సో, పోయాయి అవన్నీ. అవన్నీ చినిగిపోయి ఎప్పుడో టైట్ అయిపోయి పోయి వేరే వాళ్ళకిచ్చేయడం కూడా జరిగింది. అయితే యాక్చువల్ మొదటి జీతం అది గాకుండా అంటే పార్ట్ టైమ్ గదా! అయితే నేను నా ఎంటెక్ అయిపోయాక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాను. అది నా యాక్చువల్ మొదటి జీతం. నా క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు తీసుకుంది. అది ట్వెంటీ థౌసండ్ అండి. ట్వెంటీ థౌసండ్ తీసుకున్న.
అవునండి. ఓకే. అవునండి. అవునవును. ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే. ట్వంటీ‌ కే ఉ మా స్టార్టింగే ట్వంటీ‌ కే కొట్టారైతే అండి.
<giggles> యెస్, యెస్. అది నాకు, అది కూడా నాకు చాలా ఆహ్, ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే నేనొక 3000, 4000 నా ఖర్చుల మందం తీసుకొని, మిగతాదంతా ఇంట్లో ఇచ్చేసాను. కాబట్టి నాకొక చాలా గర్వపడిన ఫీలింగొచ్చింది. నేనె
ఓకే అండి. ఎంతిచ్చారండి మీ మొదటి జీతం ఇంట్లో?
ఆ! అదే చెప్తున్నా. సిక్స్‌టినో, సెవెంటీనో ఇచ్చేసాను. మొత్తం ఇచ్చేసాను అల్మోస్ట్. ఓ రెండు మూడు వేలు ఆ! ఉంచుకున్నాను అంతే. ఎందుకంటే, <smacks lips> ఏవో ఖర్చులుంటాయి కదా మనకి. ఒకవేళ అవసరమైన మమ్మీ దగ్గర తీసుకోవచ్చులే అన్నట్టు, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. కాబట్టి, మమ్మీ దగ్గర ఉంటే, సేఫన్నట్టు ఇచ్చేసాను నేను. ఆ!
ఓకే. త్రీ థౌ అప్పుడు కూడా త్రీ థౌసండ్ ఉంచుకున్నారు. నేనైతే అండి, ఏం చేసేవాడిని నాకు జీతం వచ్చిందనుకోండి, జీతం అంతా ఇంట్లో ఇచ్చేసేవాడినండి. ఇచ్చేసి ఆ! ఇచ్చేసి, నాకు ఏం కావాలో రోజు అడిగేవాడినండి. <giggles> అదే మన దగ్గర ఉంచుకున్నావనుకోండి కొంత, నీ దగ్గర ఉన్నాయి కదా! అయి వాడుకో, అప్పుడే అవకొట్టేసి ఇలాంటి క్వెషన్‌లొత్తయి. నన్నే ఆళ్ళకి ఇచ్చేసి, మనం 2000 కన్నా, 4000 అడగొచ్చం‌డి.
మొత్తం. ఓకే. <giggles> ఓకే. ఓకే. ఓకే. యాహ్! <chuckles> అవునవును. అవును కరెక్టే‌నండి మీరు చెప్పింది. మీ స్ట్రాటజీ కూడా బావుంది. <chuckles> ముఖ్యంగా మగవాళ్ళ దగ్గర, నిజంగా ఆడవాళ్ళు ఊరికే అంటారు కదా! ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, డబ్బులు ఏం చేస్తున్నావు అని, అలా కాకుండా వాళ్ళ చేతుల నుంచే ఖర్చు పెట్టిస్తే, ఆ క్వెషన్స్ అనేవి రావు. మీరు చెప్పినట్టే. యాహ్!
<chuckles> అవున అవునవునండి. నేను, నె నేను ఎక్కువ ఇలా అయితే, మీరు మొదటిసారి కొన్నారు చూశారా అండి షాపింగూ. ఆ షాపింగ్ అనుభూతి ఏమన్నా చెప్పగలరా?
అవును. ఆ! బాగుండే అండి. ఎందుకంటే ఆహ్, అంతకు ముందు అంతా మా మమ్మీ కొనిచ్చేవాళ్ళు కదా! అంటే, అప్పుడు కూడా మా మమ్మీ డబ్బులున్నాయి సగం. కాకపోతే ఏంటంటే, నాకు జీన్స్ ఇష్టం అంటే, అప్పుడు నా స్టైల్ మారుస్తున్నాం కదా! ఆ! ట్రెడిషనల్ నుంచి వెస్టర్న్ వేర్‌కి ఎళ్తున్న జీన్స్, టాప్స్ అన్నట్టు. సో, ఆహ్, నేనింకా చాలా ఎక్సైట్ అయ్యాను అన్నమాట. చాలా మంచి, మంచి టాప్స్ చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను. నేను అసలు ఆ సంతోషం చెప్పలేనిది. ఆడపిల్లలకి ఏమండి <sniffs> బట్టలు, నగలు చ్ కమ్మలు ఇవన్నీ కొనుక్కుంటే, ఎంత సంతోషపడుతుంటారు. నన్ను నేను అలా చూసుకొని, ఇంకా నెక్స్ట్ డే నుంచి స్టార్టు. నేనస్సలాగలేను కొత్త బట్టలుంటే ఏసేసుకోవాల్సిందే. అవి పెట్టేసి ఎప్పుడో వేసుకుందాం అని ఏముండదు నాకు. అన్నీ వేసేసుకున్నాను ఎన్ని కొన్నానో అన్ని.
అవునండి. అవును. అవునండి. ఓకే. ఓకే. అయితే
యాహ్!
అయితే, మీ మొదటి జీతం ఆహ్, జీవిత జీతాన్ని స్వయంగా వాడిన అనుభవం గురించి, తర్వాత మీర షాపింగూ, ఆ 3000 ఎన్నాళ్ళు దాశారు, ఈటన్నిట్లి గురించి చాలా చక్కగా చెప్పారండి మీరు. ఎ అంటే, అది ఒక మెమొరీ అండి. ప్రతి ఒక్కరికి అదొక మెమొరీ. అందరికీ ఉందండి. ప్రతి ఒక్కరు సంపాదించే ప్రతి ఒక్కడికుంటదండి. అది కూలి పనికెళ్ళే వాడికి కూడా ఉంటదండి. అయితే ఆహ్, అయితే చాలా బా చెప్పారండి మీ అనుభవాలు ఆటన్నిటిలి గురించి, మీ అమ్మగారిని మీరు రిక్వెస్ట్ చేసుకున్న విధానం, చాలా బావుందండి. మళ్ళీ సమయం దొరికితే త్వరలో మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలండి.
<chuckles> యాహ్! అవునండి. హ్మ్. ధన్యవాదాలండి.